అంతే గదండీ. ఇంతకు ముందు 2000 సంవత్సరం ముందు ఇలాంటివి లేవు గదండీ. మనకెప్పుడైతే తే 1995లో ఇంటర్నెట్టు ఓపెనె ఫస్టు ఏజె చేశారు. ఆహ్, 95 మున్ ముందుర జూస్తే మీకసలు ఇవేమి లేవు. <smacks lips> అన్నీ వ వ ఫిజికల్‌గా కలియడము. లేపోతే ఉత్తరాల ద్వారా రాసుకోడము. అంతేగానీ, ఇలా ఆన్‌లైన్‌లో గ చేసుకోవచ్చనే సంగతి ఎవ్వరికీ దెలీదు. ఆహ్, ఆహ్, అప్పటినుంచి మొదలైందండి. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా ఒకటి ఒకటి ఫేస్‌బుక్కు. తర్వాత ఇదే వె వాట్సాపు. తర్వాత ఇన్ ఇన్‌స్టా‌గ్రామ్‌లు ఇవన్నీ ఒచ్చి, ఈ ఒకటి, ఒకటిగా వచ్చి ఇలాగ ఈ వ్యవస్థని పూర్తిగా బష్టు పట్టిస్తున్నారండి. అయితే ఇప్పటికి పిల్లలకైతే ఆహ్, మంచి ఉద్దేశం ఉండి, మంచి బాగా మీరు చెప్పినట్టు వాళ్ళు మంచి గ్రూపుల్లో చేరి, లేపోతే మంచి ఫ్రెండ్స్‌నెంచుకొని, వాళ్ళు ముందుకెళ్తే పర్వాలేదండి. ఇదంతా ఇంకోటేంటంటే గవర్నమెంట్ కూడా చాలా స్ట్రిక్ట్ నిర్ణయాలు తీసుకోవాలి ఈ మీ సోషల్ మీడియా. ఒక మనిషికి ఒకే అకౌంటండి. ఏందసలు? ఒక మనిషికి 10 అకౌంట్‌లు, 15 అకౌంట్‌లు క్రియేట్ జేసుకోవచ్చు. ఒక ఇమెయిల్ తయారు జేసుకొని మరో అకౌంట్ ఓపెన్ జేసుకుంటాడు. ఆ! అసలా పద్ధతే ఎందుకిస్తున్నారో తెలీదు. ఆ! ఖచ్చితంగా మార్చాలి గదా! ఒకక
హ్మ్. ఖచ్చితంగా. <chuckles> మొదలైందో ఆ! నిజంగానే అండి. హ్మ్. అదే గదా! <chuckles> నిజంగానే అండి. హ్మ్. అందరిని చెడిపేశాయి. <giggles> పాడు చేసేశాయండి బాబు అసలా. నిజ్జంగా. హ్మ్. ఖచ్చితంగా. అవునండి, అవునండి. అదే గదా! ఎన్నైనా క్రియేట్ జేసుకోవచ్చు. <chuckles> అదే గదండీ! మార్చాలి ఖచ్చితంగా. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఎవరు ఎన్ని జేస్తన్నారు? అసలు వాళ్ళదా? కాదా? అనే ట్రాక్ జేయడం అనేది గూడా గవర్నమెంట్‌ గూడా కష్టమైపోతుంది గదండీ అసలా. అది అలా ఒక దృష్టిలో బెట్టుకొని
హ్మ్. ఆ! కష్టం అయిపోతుంది గదా! ఎవరో ఫోన్ నంబర్ బెట్టుకొని వీళ్ళు ఓపెన్ జేసేస్తారు. ఆ ఫోన్ పాపం ఫోన్ నంబర్ వీళ్ళది గాదు. వేరే ఎవరిదోని. అనవసరంగా చెయ్యని దానికి వాళ్ళు బయటపడుతున్నారు. చాలా గొడవగం అంటే గవర్నమెంట్ గూడా సరిగ్గా చూడాలి ఇవన్నీ గూడా. ఇవన్నీ చూసి స్ట్రిక్ట్‌గా ఒక మనిషికి ఒకే అకౌంట్. ఒకే ఒక మనిషికొక ఆధార్ ఉండిద్ధి. ఒక మనిషికొక ప్యాన్ నంబర్ ఉంటుంది. అలాగే ఒక మనిషికి ఒక సోషల్ అకౌంట్ ఒకటుండాలి. ఆ! అంతే. అలాగే పెట్టాలి గాని అన్ని మీడియా అకౌంట్‌లు పెట్టుకోవడం, రకరకాల ఫోటో‌లు ఇది అది చాలా అస్తవ్యస్తంగా ఉందండి. దీన్నెలగయినా మనం మనంద అంటే ఒక జనంలో ఒక మంచి రివల్యూషన్ రావాలి. రివల్యూషనొస్తే ఇది తప్పకుండా బాగా మారుతుందండి. ఈ వ్యవస్థనేది చక్కగా మారుతుంది. అదండి.
అదే గదండీ అసలా. అదే గదా! అబ్బా! అవునండి అసలా. అవునవును. అవునండి. అవునండి. సోషల్ మీడియా అకౌంటుండాలి. ఓకే. <chuckles> నిజ్జంగా అండి. అడ్డుకోవాలి. ఖచ్చితంగా. మారుతుంది. ఖచ్చితంగా మారుతుంది. అయితే, అసలా ఈ ఆన్‌లైన్ పరిచయాల వల్ల ఎంతవరకు ఉపయోగం ఉంది? అసలా ఎ ఎ ఎలా నమ్ముతున్నారు, ఎంతవరకు నమ్ముతున్నారు, అనే దాని గురించి, అసలు ఎలా జరుగుతున్నయన్న దాని గురించి చాలా చక్కగా చెప్పారండి. మీరు చెప్పిన దాంట్లోంచి నేను చాలా తెలుసుకున్నాను. చాలా ఉపయోగపడేవి చెప్పారు. వీలైతే ఖచ్చితంగా మళ్ళీ కలుసుకుందామండి. ధన్యవాదాలు.

ఆహా! అది కరె‌క్ట్ం‌డి. ఏంటంటే, యాక్చువల్‌గా వీళ్ళు మొత్తం ప్రతి కదలికని ట్రాప్ చేస్తారు వాళ్ళు. ప్రతి వీళ్ళేం జేస్తారంటే, ఇలా వెళ్తారో ఏదోక స్టేషన్ దగ్గర ఫోటో తీసుకుంటారు. లేపోతే, మరో దరికెళ్లి చిన్న వీడియో దీసుకుంటారు. అంటే, అవతల వాళ్ళకి క్లియర్‌గా అర్థం అవుతుంది, ఈ అమ్మాయి ఎక్కడెక్కడ్ ఎక్కనుంచి ఎక్కడినుంచి బయలుదేరింది, ఎక్కడిదాకేళ్తుంది, ఎలా వెళ్తుంది అనే విషయం ఈజిగా కనుక్కోవచ్చు. వాళ్ళేంటంటే, ఆ పిల్లలు పాపం వాళ్ళకి తెలీదు. అంటే, దీని వెనక‌తలా చాలా మంది మెకానిజం ఉంటుంది. ట్రాక్ చేసే మన మెకానిజం ఉంది. ఆహ్, వీళ్ళు నినేక్కడో అక్కడ వీళ్ళు నిన్ను పట్టుకుని మోసం చేస్తారు, అనే విషయం వాళ్ళు తెలీసుకోలేకపోతున్నారు. వాళ్ళేంటంటే ఈ ఫోటో‌లు, ఈ సెల్ఫీ‌లు తీసుకొని ఈ మోజులో పడిపోతున్నారు గాని, దీని వెనకాతల చాలా మంది దుష్టశక్తులుంటాయి. ఈ దుష్టశక్తులేవంటే నిన్ను అనవసరంగా ఇబ్బంది పెడతాయి అనే విషయాన్ని వీళ్ళు కనుక్కోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి జరిగిపోయిన తర్వాత, ఇంకా అది మళ్ళీ వెనక్కి తీసుకోడం
అవునండి అవును. అదే గదర. అవునండి. హ్మ్. ఏమేం జేస్తుంది? అదే గదా! హుహు. అ అవునండి, అవునండి. అదే గదా! అవునండి అసలు. <giggles> జరిగేది తెలుసుకోలేకపోతున్నాం. అదే అండి అసలు. హ్మ్. నిజంగా అండి అసల. బాధపడిన ఇ వేస్ట్ గదండీ అసల.
చాలా ఇబ్బందైపోతుంది. పోలీస్ స్టేషన్‌కేళ్తున్నారు. ఆ తర్వాత, అనవసరమైన ఇబ్బందులు తరువాత వాళ్ళ మ్యారేజ్‌లకైనా తర్వాత ఇప్పుడెలాగైనా పెళ్ళిళ్ళు జేసుకోవాలి గదండీ! పెళ్లిలో అయినా ఇవన్నీ బయట పడుతున్నాయి. ఈ బయట పడితే మళ్ళీ ఆహ్, ఒప్పుకున్న వాళ్ళు వెనక్కి తీసుకుంటున్నారు. ఇలాంటివి ఎన్నెన్నో, ఎన్నెన్నో జరుగుతున్నాయండి. ఈ సోషల్
ఖచ్చితంగా. అవునండి. అవును. ఖచ్చితంగా, ఖచ్చితంగా. అవునండి. ఖచ్చితంగా. అంటే, ఈ ఆన్‌లైనొచ్చిన తర్వాతే ఇలాగా మొదలైందంటార? అంటే, ఒకప్పుడు మనకివన్నీ ఉండేవి గాదంట గదండీ. అంటే మనకి స్నేహం అన్నా ఏదైనా కూడా, మనం డైరెక్ట్‌గా వెళ్లి కలిసేవాళ్ళము. లేదంటే, మన పక్కన ఉండేవాడిని మనం స్కూల్‌కొచ్చినప్పు‌డికి మాట్లాడడము. లేదంటే, వాళ్ళింటికెళ్ళి వాళ్ళతో సమయం గడపడం గానీ, వాళ్ళింటికెళ్ళి వాళ్ళని తీసుకు వెళ్ళి గా గ్రౌండ్‌కేళ్లి ఆడుకోవడం గాని జరుగుతూ ఉండేయి. కానీ, ఈ ఆన్‌లైన్ వచ్చిన తర్వాతే గదండీ అసలు ఇదంతా మొదలైంది?